ప్రతి ఒక్కళ్ళకి ఒక వ్యక్తిగత స్టైల్ అంటూ ఉంటుంది. ఆహ్, స్టైలు ఎక్కడో ఒక దెగ్గర నుంచి నేర్చుకుంటారు ఏదో చూడగానే నచ్చుతుంది. దాన్ని ఆహ్, హ్మ్. ఆహ్, మనకనుగుణంగా మనం పాటించడం ఒక స్టైల్‌లా ఉంటుంది. ఇలాంటి స్టైల్ మీకేవైనా ఉందా? మీకెవరన్నా ప్రేరణ ఇచ్చేవాళ్ళున్నారా?
హ్మ్. ఆ! ప్రేరణిచ్చే వాళ్ళంటే కొంచెం ప్రేరణ పొందుతాం మనం. బయట నుంచి అంటే సినిమాల నుంచి గానీ, బయట ఆహ్, ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచె కొంచెం అంటే పూర్తిగా వాళ్ళ చేసిన విధంగానే గాకుండా ఆహ్, కొంచెం ఆ వాళ్ళ అంటే చూస్తుంటాం గదా ఎప్పుడన్నా బట్టలు గాని, అలాగే తీసుకునే సందర్భంలో ఏ రకంగా ధరించొచ్చు. ఏ సందర్భంలో ఏ రకంగా ధరించొచ్చు. అంటే ఇంకా బెటర్‌గా ఎలా రెడీ అవ్వొచ్చనే విధంగా చూసి ఉంటాం గదా!
ఆహా! హ్మ్. అవును. హ్మ్.
అలాంటప్పుడు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి గానీ, లేకపోతే మనకి కొన్ని సార్లు కొన్ని సినిమాల్లో జూసుంటాం. ఏదో ఒక షర్ట్ గానీ, హీరో ఏసుకున్న షర్ట్ గాని ప్యాంట్ గాని మనకి నచ్చుంటుంది. ఆహ్, అలాంటి సందర్భాల్లో ఆ సినిమాలు అలాగ మనని మనక్ ప్రేణ ప్రేరణ ఇస్తాయి
హ్మ్. అవునవును. ఓకే. అంటే ఇప్పుడు మీకు అంటే స్టైలు మీకు సినిమాల నుంచి ప్రేరణ ఇస్తాయంటున్నారు. అంటే, ఒక మనం సినిమాల గురించే తీసుకుంటే, సినిమా హీరోలు ఒక్కొక్క దశలో ఒక్కో రకమైనటువంటి వాడుతూ ఉంటారు. 70లు 80లు తీసుకుంటే ఆహ్, బెల్ బాటం, బెల్ బాటం ప్యాంటనేటువంటిదుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి, హ్మ్. మామూలుగా ఈ బ్యాగీ అని, నారో కట్టని రకరకాలవన్ని వచ్చి తర్వాత 'ప్యారలెల్' అని ఒకటొచ్చింది ఇలా ఎన్నొచ్చినా కూడా ఏ రకానికి, ఆ రకం స్టైలుంటుంది. అలా మీరు గమనించిన స్టైల్లేవి ఇవి? మీరు
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్ హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అదే మీరు ఇందాకన్నారు కదా! 'బెల్ బాటం' అని చెప్పేసి ఆ 'బెల్ బాటం' ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ <giggles> అవుతుంది యాక్చువల్‌గా చెప్పాలంటే. ఆహ్, ఎలాగంటే సినిమాల్లో అలా ధరించట్లేదు కానీ, బయట యాక్చువల్‌గా అదే నడుస్తుంది మనకి. ఎలాగంటే కింద కొంచెం అంతా బాటమ్‌లో అంత ఇది లేకుండా, అంటే, అంత విస్తీర్ణం అలాగా లేకుండా కొంచెం దానికి దగ్గరలో మ్యాచయ్యేటట్టు అలాగే వేస్తుంటారు. లేకపోతే ఆహ్, ఆహ్, అంటే ఎన్టీఆర్ గారి కాలంలో అలాగే ఏసేవాళ్ళు కదా! 'ఓల్డ్ మనీ' చెప్పేసి, ఇప్పుడు ఓల్డ్ మనీ ఔట్‌ఫిట్స్ అని చెప్పేసి, ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్ అయింది అది. అంటే, పాత ఆహ్, ఆ ఫ్యాషన్‌ని కొంచెం ఇది చేస్తూ, అలాంటి ఆహ్, పాత కాలం బట్టలు అలాగా ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయవి.
ఆ! ఆహా! హ్మ్. ఆహా! అవునవును. ఓహో! అవి అది ఆ బెల్ బాటం అనేటువంటిది, ట్రెండ్ అవుతోంది అయితే హ్మ్.
ఆ! బెల్ బాటమంటే, పూర్తిగా మరీ అంత విస్తీర్ణం కాకుండా కొంచెం, మనకి ఆ షూ ఏసేటప్పుడు దాంట్లో మాచయ్యే విధంగా, కొంచెం, కొంచెం ఇది ఉంటుంది, తేడా ఉంటుంది.
ఆహా! కొం కొ కొంచెం అంటే దాన్నే ఒక పేరు మార్చి ఇంకో ఏదో ఇంకేదో పేరు పెట్టి ఉంటారు బహుశా. అలా ఎన్ని
హ్మ్. హ్మ్. అది ఓల్డ్ మనీ ఔట్‌ఫిట్స్ అని చెప్పేసి, వింటేజ్ ఔట్‌ఫిట్స్ అని <giggles> చెప్పేసి అంటుంటారు ఇంకా రకరకాల పేర్లు.
ఆహా! ఆహా!
హ్మ్.
అయితే అప్పుడు మరి ఈ హ్మ్. ఈ స్టైల్ అనుకరించడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉంటారా?
అనుకరించడానికి చేశాను గానీ, అవి తీసుకున్నాకే ఎందుకో నాకు సెట్ కావేమో అనిపిస్తుంటుంది. <chuckles> ఆ ఆన్‌లైన్‌లో ఆ!
ఆహా! మరి సెట్ కాదన్నప్పుడు మీ పరిస్థితి ఏంటి? మరి హ్మ్, దాన్ని వదిలేస్తారా అక్కడ తీసుకొని, లాకపోతే ఎలా?
ఆ! నేనే నేను అలాగే వదిలేయను. ఆహ్, జిమ్‌కే ఏసుకో జిమ్‌కి గానీ, లేకపోతే వ్యాయామాలు చేసేటప్పుడు ఏసుకుంటూ ఉంటాను ఆటిని. ఆహ్, అంటే ఎక్కువగా రెగ్యులర్‌గా బయట ఆఫీసులకి, కా వేరే పార్టీస్‌కి అలాగే వేసుకోపోకుండా అంటే నాకు నచ్చకుండా ఉంటే. ఒకవేళ బానే ఉంటాయంటే, ఓ రెగ్యులర్ అవుట్‌ఫిట్‌లాగే ఎప్పుడో ఒకసారి ఏసుకుంటూ ఉంటాను.
ఆ! ఆహా! ఆహా! ఓకే. అంటే ఇప్పుడు ఈ మామూలుగా మీరు ఈ ఈ స్టైల్‌కి మీకెక్కువగా ప్రేరణ ఎవరిస్తారు? సినిమాలిస్తాయా, లాకపోతే వేరే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లిస్తారా? లాకపోతే మీరు వ్యక్తిగతంగా మీకు చూసి, నచ్చినవి వేసుకుంటారా? ఏ దేన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు?
హ్మ్. ఆహ్, వ్యక్తిగతంగానే తీసుకుంటాను చాలా. అంటే ఈ సోషల్ మీడియా రాకంటే ముందుకు మనకి కొంచెం ఆహ్, హీరోలు వాడే బట్టలు గానీ, లేకపోతే అలాగే మనం సినిమాల్లో జూసిన అవుట్‌ఫిట్స్ గానీ అలా కొన్ని సార్లు అనుకరించే వాళ్ళం.
ఆహా!
అవి హ్మ్.
అప్పుడు ఆ! అంటే, అప్పుడు మరి ఈ అనుకరించడం వల్ల మీకేవన్నా ఇబ్బందనిపించలేదా? హ్మ్. మనం వేరే ఎవరినో మనం అనుకరిస్తున్నాం, మన స్టైలు మనకు లేదు, అనేటువంటిది ఏమనిపించలేదా?
అంటే, అప్పుడది <giggles> కాలేజ్ డేస్‌లలో అలాగా ఉన్నప్పుడు ఆహ్, సినిమాలో ఏదో ఒక మంచి ఔట్‌ఫిట్ అలా గనిపిస్తే బా ఆహ్, వేసే తీసుకునే వాళ్ళం. యాక్చువల్‌గా అప్పుడు మేము కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు, గా ఈ సినిమా రిలీజ్ అయింది మనకి, 'ప్రభాస్' గారిది 'మిర్చి' సినిమా. దాంట్లో చూసుకుంటే, మనకి చాలా బాగుంటది. ఫార్మల్‌సే వేశారు అతను దాంట్లో. ఆ ఫార్మల్స్ గూడా చాలా మనకి ఆహ్, కలర్ మ్యాచ్ గాకుండా మనకి ఆహ్, ఈ ఉంటుంది గదా! కలర్ థీమనేది
ఆ! ఓహో! హ్మ్. ఆ! ఆహా! అవునండి.
హ్మ్. కింద మనకి బీజ్ కలర్ ప్యాంట్ ఏసి, పైన పింక్ షర్ట్ గానీ, లేకపోతే దానికి డిఫరెంట్ అంటే, ఆపోజిటు కలరు షర్ట్స్ అలాగా వేయడం. ఆహ్, అప్పుడు ఒక ట్రెండు గూడా నడిచింది మనకి అప్పుడు ప్ 'ప్రభాస్' గారి 'మిర్చి' సినిమా రిలీజ్ అయ్యాక, ఎక్కడ జూసినా సేమ్ అలానే ఆహ్, అలాంటి ప్లెయిన్ కలర్ షర్ట్స్, ప్లెయిన్ కలర్ ప్యాంట్సు, కిందా మనకి బాటమ్ దగ్గర కొంచెం పెన్సిల్ కట్ ప్యాంట్స్ అని <giggles> జెప్పేసి అప్పుడు ఉంటుండే. హ్మ్ తెలిసుండొచ్చు. హ్మ్. పెన్సిల్ కట్ ప్యాంట్సు అలాగ ఆ ట్రెండ్ బాగా నడిచింది అప్పుడు. ఆ! 'మిర్చి' సినిమా వచ్చిన తర్వాత. హ్మ్.
ఆహా! ఓహో! ఓహో! ఓహో! ఎన్ పెన్సిల్ కట్ ఏంటి? అంటే కట్ చేసేటప్పుడు పెన్సిల్‌తో గీస్తారా అక్కడ, లేకపోతే?
మి ఇది మంచి చమత్కారం అండి అసలు. ఇలా అట్లా కాదు. అంటే, కొంచెం మనకి నారో ఉంటుంది. కింద కాళ్ళ దగ్గర మొత్తం దగ్గరికి ఉంటుంది. ఆ!
ఆ! ఆ! ఆహా! ఆహా! దగ్గరగా ఉంటుంది. బాగుంటుందా ఆ పెన్సిల్, పెన్సిల్ కట్ అనేటువంటిది?
హ్మ్. హ్మ్. ఆహ్, నాకు నచ్చలేదండి యాక్చువల్‌గా. అది అమ్మాయిలేసుకుంటారని అనిపించింది.
ఆహాహాహా!
హ్మ్, అమ్మాయిలు అలాగే హ్మ్, ఎలాగంటే మొ ఆహ్, బక్కగా ఉన్న వాళ్ళు పల్చగా ఉన్న వాళ్ళు ఇంకా పల్చగనిపిస్తారు అలాగే వేయడం ద్వారా.
ఓహో! అయితే ఇక అమ్మాయిలు బక్కగా కనిపించాలనుకుంటారు కాబట్టి బహుశా అలాంటిది వేస్తా ఉంటారేమో బహుశా.
హ్మ్. హ్మ్. వాళ్ళకి సెట్ అవుతుందలాంటివి.
ఓకే. మరి మీకు బాగా నచ్చినటువంటి ఫ్యాషన్ మీరు ఈ మధ్యన గానీ, మీ చిన్నతనం నుంచి మీరు పాటించిన వాటిలో మీకు నచ్చిన స్టైలు మీరు బాగా మెచ్చిన స్టైల్ ఏముంటుంది అంటారు?
హ్మ్. హ్మ్. హ్మ్, నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక 10, 12 సంవత్సరాలున్నప్పుడు ఒక టీ షర్ట్ ఉంటుంది నా దగ్గర. ఇష్టంగా తీసుకున్న అది. మా వాళ్ళని బలవంతం చేసి తీసుకున్న టీ షర్ట్ ఇప్పటికీ ఆ ఫోటోలవి చూస్తే గుర్తొస్తూ ఉంటుంది. అది ఎట్లా అంటే, అది ప్లే బాయ్ అని చెప్పేసి ఒక బ్రౌన్ కలర్‌లో టీ షర్ట్ ఉంటుండే. అప్పుడు ప్లే బాయ్ అనేది కొంచెం మంచి బ్రాండ్ అన్నట్టు. ఇప్పుడు కనపడట్లేదెక్కడ గానీ.
ఆహా! ఓహ్! ఓహోహో! ఆహా! ఆహా! ఒక మం
ఆ టీ షర్ట్ అంటే ఆ!
ఒక మంచి బ్రాండ్. ఆ! ఓకే. చెప్పండి దాని గురించి.
ఆ టీ షర్ట్ అంటే, చాలిష్టం నాకు. స్కూల్స్‌లో మనకి సివిల్ డ్రెస్సులలాగ ఏసుకొని ఎళ్ళినప్పుడు అదేసుకొలిని వెళ్ళాను ఆహ్, వెళ్ళేవాడిని నేను ప్రతివారం దాన్ని. ఆ టీ షర్టు ఎక్కడో నేను ఏదో సినిమాలో ఏదో దేంట్లో జూసి తీసుకున్నాను. దాని తర్వాత ఇంకోటి ఆహ్, మన...
ఆహా! ఓకే.
ఎవరిదండి? ఆ 'ఆగడు' సినిమాలో 'ఆగడు' కాదు 'దూకుడు' సినిమాలో 'మహేష్ బాబు' గారు ఒక టి షర్ట్ ధరిస్తారు దాంట్లో హాఫ్ టి షర్ట్.
ఆ! ఆ! ఆ!
ఆ! ఆ దా దాంట్లో ఒక టి షర్ట్ కూడా నాకు బాగా అనిపిస్తుంది హీరో గారిది. ఆహ్, అలాగే కొన్ని సినిమాల తోటి ఇన్‌స్పైర్ అయ్యి దీసుకున్న బట్టలు గూడా ఉన్నయి చాలా. అప్పుడు ఇప్పుడు తక్కువండి.
ఓహ్! ఓకే. అంటే మరీ ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరులని ఫాలో అయ్యి, వాళ్ళు వాడినటువంటి దుస్తులు, వాళ్ళ హావభావాలు. వాళ్ళు వాడిన ఏవన్నా ఆహ్, అప్పుడు కాస్మోటిక్స్ లాంటివి ఏవన్నా వాడ్డం ఏమన్నా జరిగిందా అండి?
హ్మ్. కాస్మోటిక్స్ అంటే, ఈ మధ్యన ఏదో 'రీజినల్ మెన్' అని చెప్పేసి మనకి ఫి స్క్రీన్ కి క్లీన్సర్ గాని, లేకపోతే ఆ సీరమ్ ఫేస్ సీరమ్ అని జెప్పేసి ఏదో ఆహ్, ఇదవుతుంది బాగా పాపులర్ అవుతుంది. ఆ 'రెజినల్ మెన్' అని జెప్పేసి
హ్మ్. ఓహో!
ఎవరు ఆడివి శేష గా 'ఆడవి శేష' గారో ఎవరో వాడారంటది. కొంచెం మంచి ఫలితాలను ఇస్తుందని, నేను దీసుకోలేదు.
హుహు.
హ్మ్. బయటెక్కువ టాక్ నడుస్తుందది.
ఓహో! ఓకే. అలాంటివి కాస్మెటిక్స్. మరి వాళ్ళ ఇన్ఫ్లూయెన్సర్‌లు వాడిన వస్త్రధారణ లేకపోతే వాళ్ళ వేష భాషలు అలాంటివి ఏమైనా మీరు ఆహ్, అనుకరించి గమని అనుకరించడం గాని వాడడం గాని జరిగిందా?
హ్మ్. హ్మ్. అనుకరించడం అంటే అనుకరించలేదు. అంటే, ఆహ్, కొన్ని, కొన్ని సూచనలు అలా ఉంటాయి కదా! ఆహ్, ఏంటంటే, ఆహ్, ఆహ్, కలర్ మ్యాచింగ్ అంటే ఆహ్, మనకి కింద ప్యాంటు ద ఏది ధరించాలి, లేకపోతే ఎలాంటిది తీసుకుంటే బావుంటుంది, ఆహ్, ఏ అకేషన్‌కి ఏది తీసుకుంటే బావుంటుంది, అలాగా తీసుకునేవాడిని. వాళ్ళని అనుకరిస్తే ఇంకేం లేదు మన ఇల్లు అమ్ముకోవాల్సొస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద, పెద్ద బ్రాండ్సలాగా రివ్యూ చేస్తూ ఉంటారు.
హ్మ్. ఆ! హ్మ్. ఓహ్! ఆ! ఆహా!
ఆ! అలా అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు ఈ విధంగా తీసుకోవచ్చు. అనే పాయింట్‌ని తీసుకునే వాడిని నేను. అంటే, ఆహ్, మనకి ఆహ్, హ్మ్, ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఎలాంటివి అంటే, ఏ కలర్‌కి అపోజిట్ కలర్ ఏ విధంగా ఏయొచ్చు. ఏ స్కిన్ టోన్‌కి ఏ కలర్ తీసుకుంటే బాగుంటుందనేది.
హ్మ్. ఆ! ఓహో! అంటే, వాళ్ళు అలాంటివి కూడా సూచిస్తారనమాట. ఆఫీస్‌కెలాంటివి వేసుకెళ్లొచ్చు. లేతే స్కిన్ టోన్‌కి ఎలా బాగుంటుంది, మరి హ్మ్, న్ దీనికి తోడుగా, మరి మనం ఏమన్నా ఎలాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలని అలాంటి అలాంటిది ఏమైనా ఉంటుందంటారా?
హుహు. హ్మ్. ఆ! ఆ! అవును. ఉంటుందండి. గ్రూమింగ్ ది అది కూడా చెప్తారు వాళ్ళు బాగా. ఎందుకంటే మనకి అది కూడా చాలా ముఖ్యం. బట్టలు మంచిగా ఏసుకున్నాక, మనకి హెయిర్ సరిగ్గా లేకపోతే అది సెట్ కాదు. అవుట్‌ఫిట్ మనకి.
ఆ! ఆహా! అందుకని
అలాగే హ్మ్.
హెయిర్ స్టైల్ కూడా ప్రధానం అంటారు మీరు.
హ్మ్. హెయిర్ స్టైల్, బియర్డ్ ఎట్లుండాలి, గడ్డం ఎలా ఉండాలి అని చెప్పేసి కూడా ఒక సూచలు సూచనలు, సలహాలు, లేకపోతే మనకి ఆహ్, మన స్కిన్ టోన్‌కి అంటే మన ఇద్ చర్మం ఉంటుంది కదా! ఫేసు.
ఆ! ఆహా! అవునండీ, అవునండీ.
దానికి ఎలాంటి అంటే ఏ ఎలాంటి సీరమ్స్ గాని, ఎలాంటి సన్‌స్క్రీన్లు వాడాలి అనేది కూడా చెప్తు ఉండేవారు. అహ్, నేను తీసుకున్నాను సన్‌స్క్రీన్ గానీ, ఎక్కువ వాడను మళ్ళీ ఇప్పుడు.
హ్మ్. ఓహో! మరి అంటే మారి వాళ్ళు చెప్పినవి పాటించాలి కదా. మనం కొంచెం గ్లామర్‌గా కనిపించాలి, కొంచెం అందంగా అందరి అందరికుండాలం ఉండాలంటే మరి
<chuckles> మనసు స్వచ్ఛమైనదయి ఆహ్, అయ్యి ఉండాలి మనకి, అవన్నీ కాదు.
ఆహా! అంటే మ ఆహా! అంటే మరి వీళ్ళు మనసు అందరికీ స్వచ్ఛంగానే ఉంటుంది. హ్మ్. వీళ్ళు మరి వీళ్ళు ఒక రకంగా మీరు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అని పేరు పెట్టేసుకున్నారు కదా, వాళ్ళకి వాళ్ళే? వా వాళ్లంటే ప్రభావం చూపించేటువంటి విధానం ఉన్నప్పుడు, వాళ్లు వాళ్ళు వాడేవి అందరూ చూస్తున్నారన్నప్పుడు, కొంతవరకు పాటిస్తే ఆహ్, హ్మ్, మంచి బాగుండేటువంటిది. అందంగా కనిపించే అవకాశం ఉంటుంది కదా. అందంగా కనిపించడానికే ఈ తాపత్రయం కదా! వీళ్ళదంతా.
హ్మ్. <chuckles> ది ఆ! అవును. హుహు. హ్మ్. హ్మ్, హ్మ్. అవును, అవును.
ఆ! వాళ్ళననుకరించడం అనేటువంటిది గాని, వాళ్ళని కొంచెం వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రధారణ అలాంటివి కొంచెం పాటించడం ఎంతవరకు అవసరం అంటారు?
అవసరం అంటే ఇప్పుడు మనకి ఈ ఇవన్నీ మన ఆహ్, డైలీ రొటీన్‌లొ భాగం చేసుకుంటే మనకి ఒక క్రమశిక్షణ అది అనట్టు ఉంటే ఇదుంటది మనకి ఇప్పుడు. ఆహ్, ఆ! ఎండలు గూడా ఎక్కువుంటాయి మన ఎండల తీవ్రత బయటున్నప్పుడు. అలాంటి సమయాల్లో సన్ స్క్రీన్ అలాగా వాడితే కొంచెం చర్మం గూడా రఫ్ఫుగా మారడం కొంచెం, ఆ టానవ్వడం గూడా తక్కువవుతుంది కదా! అలాగని జెప్పేసి నేను <giggles> ఒకసారి గతేడాది తీసుకున్నాను నేను సన్ స్క్రీన్. సంవత్సరం అవుతుంది. సంవత్సరానికి పైన.
హ్మ్. అవును. ఆ! ఓహ్! ఓహ్! ఓహో!
అది సగం కూడా వాడలేదు నేను అలాగని జెప్పేసి. ఎలాగంటే వాళ్ళు జెప్పింది బానే ఉంటుంది ప్రొడక్ట్ గాని, మనం ఆహ్, మన సెల్ఫ్‌గా ఉపయోగించినప్పుడు కొంచెం ఇదవుతూ ఉంటుంది. మనకు సెట్ గాకపోవడం మన స్కిన్‌కి అలాగా.
ఆ! హ్మ్. ప్రాక్టికల్‌గా ఇబ్బందొస్తుందంటారా?
ఆ! కొన్ని సార్లు వస్తుంది. ఆ! ఆ! వాళ్ళు జెప్పిన ఒక 3 ప్రొడక్టులు తీసుకుంటే, అంటే వాళ్ళు జెప్పలేదు నాకు యాక్చువల్‌గా. ఒక మినిమలిస్ట్ అని చెప్పేసి ఒక బ్రాండ్ నుంచి ఆహ్, నేను సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ తీసుకున్నాను. ఇప్పుడు, ఇప్పుడు పనికొస్తుంది ఆ మాయిశ్చరైజర్ నాకు ఇవి శీతాకాలంలో ఫేస్‌కి. కొంచెం ఫేస్ గూడా డ్రై అవుతుంది కదా!
ఓకే. ఆ! ఓహ్! ఓహో! ఆహా! దానికలా ఉపయోగపడాలి.
ఆహ్, డ్రై స్కిన్ మీద మనం కొంచెం ఇది జేస్తే, దానికి కొంచెం స్కిన్ గూడా అంత మనకి ఇదుండదు.
ఓహ్! అయితే మీ స్టై మీ స్టైల్‌ని ప్రధానంగా ప్రేరణ ఇచ్చేటువంటి అంశాలు కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్ల గురించి మీరు ఆహ్, స సినిమా హ్మ్. యాక్టర్ల గురించి చాలా చక్కగా చెప్పారు. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి.
అలాగ హ్మ్. హ్మ్. హ్మ్. ధన్యవాదాలండి.